కానీ, చూసుకున్నట్టయితే, ఇప్పుడు వాళ్ళు ఏదన్నా అమ్మా! నువ్వూ ఈ రాగి జావ తాగు. అమ్మ! లేదంటే నువ్వు ఇదీ ఆహ్, జొన్న రొట్టె తినంటే ఎవరూ వినట్లేదండి.
ఇంట్లోకంటే హ్మ్. ఆ! ఆ! వినరు గానీ అవి చాలా మంచివండి. మా అమ్మమ్మ ఇప్పుడికీ చెప్తా ఉంటది. "అమ్మమ్మ తాగమ్మ ఈ రాగిది" వాళ్ళు సంకటి అనేవారు కదా! సంకటి అని.
అవును. ఆ! రాగి సంకటి.
ఈ బెల్లం, నెయ్యితోటి చేసిచ్చేదనమాట దగ్గరగా.
హుహు.
నడుముకి చాలా బలమని చెప్తా ఉండేదనమాట.
బలం. ఆ! నువ్వుండానా? మీరు చెప్తుంది నువ్వుండా!
నువ్వులుండ కాదు రాగిలితోటీ
ఆహా! రాగి సంకటే బెల్లం తోటి. ఓహో! అంటే, మాకు ఇ ఇటు సైడ్ కొంతమందేంటంటే, రాగి సంకటీ మాములుగా నీళ్ళు బోసి చేసి, నాటుకోడి ఆ!
ఆ! బెల్లం, నెయ్యితో చేస్తారనమాట. ఆ! అలాగ కూడా ఆ! అలాగ కూడా చేస్తారు. స్వీటుగా కావాలంటే ఇలా అనమాట. ఇలా చేసిందేంటంటే, ఒక రెండ్రు 3 రోజులు నిలవుంటది నేను చెప్పింది.
ఆహా! అంటే, సున్ను ఉండల్లాగా. ఉండల్లాగా చేసి
ఆ నెయ్ నెయ్యి, బెల్లంలో కలిపి తిప్పుతారండి సున్నో ఇది ఉంటది కదా! రాగి పిండి వేసి ఆ!
ఓహో! ఆ! నాకూ ఈ లడ్డూ గురించి తెలీదు. నాకు తెలిసిందేంటంటే, రాగి జావా హాట్‌గా దింటారు కారంతోటి.
హుహు. ఆ! ఆ! అదేంటంటే, వెంటనే తినెయడానికి ఉపయోగపడతంది మీరు చెప్పింది. నేనన్నదైతే ఒక చేసుకొని వారం రోజులు పాటు కూడా నిల్వుంటది. ప్రతిరోజు తినము. నువ్వులూ ర్
హుహు. హుహు. తినొచ్చు. ఓహో! చాలా మన్ హె చాలా ఆరోగ్యమైన ఫుడ్డండి అది మన ఒంటికి.
ఆ! నువ్వులు, పల్లీలతో గూడా బెల్లం వేసి చేసుకుంటే ఇది ఆరోగ్యమైనదే.
చేస్తారు. అవును. ఇంకా మనం ఆల్ ఆశ్చర్యపోయేదేంటంటే, ప్రస్తుతానికైతే ఇంక మీరు చెప్పిన ఆ పల్లీలుండైతే పోలేదులే గానీ, రాగుండలయితే కనిపిచ్చట్లేదు.
ఆ! అవును కనిపించట్లేదు. ఎందుకంటే, అవగాహన లేదు. మనం వాళ్ళతో మాట్లాడితే అసలు మనకి తెలుస్తుంది. ఆ! వాళ్ళెంత మంచీ జీవితాన్ని గడిపారో అన్నది అర్థమవుతుంది. వాళ్లల్లో ఏంటంటే, అంత కుళ్ళు, కుతంత్రాలు గూడా తక్కువే.
అవును. లేదు. అన్ అవును. లేవండి. మంచిగా ఆహ్, మనుషులు మ్ చూశారా, పలకరిచ్చారా. అదీ కాక ఇదివరకులే ఇప్పుడు పొలాలని, అవని, ఇవనుంటే వీళ్ళే యెళ్ళి స్వయంగా చేసుకునేవాళ్ళండి ఎన్ని కిలోమీటర్లయినా
అదే. పొలంలో ఆ! పొలంలో పనులుండేవి, శారీరక శ్రముండేది. ఎంతా అంటే, వాళ్ళు చేసే పనికి తగ్గట్టు తినేవారు, పుష్టిగా ఉండేవారు. ఇప్పుడేంటంటే, ఈ కూర్చునే పనులూ, ఈ జాబులొచ్చేసి కూర్చొని
అవును. అవును. అవును. అవి గూడా ఎక్కడ జేస్తన్నారండి? అన్ని మిషన్లొచ్చేసినియి కదా! అద్ అస్ ఆ!
అదే. మిషన్లు ఇది అని బాగా పని భారం తక్కువైపోయి, శ్రమనేది తక్కువైపోయీ, ఈ ఊబకాయాలనీ, కొలస్ట్రార్ పెరిగిపోవటం, అన్నీ వస్
ఈవెన్ కాదండి. హ్మ్. అప్పట్లో వాళ్ళన్ని పనులు చేసి అంతిదిగా ఉన్నా, పిల్లలని విసుక్కోటం, కొట్టటం అవన్నీ చాలా తక్కువ చేసేవాళ్ళు. కానీ మీరిప్పుడు చూసినట్టయితే ఇప్పుడన్ని మిషన్లొచ్చినా గానీ మనిషికి టెన్షను, స్ట్రెస్సు వల్ల అంతా పిల్లల మీద, భార్య మీద, ఆహ్, హస్బెండ్ మీద చూపిచ్చేస్తన్నారు.
నిజంగా. సహనవనేది ముఖ్యంగా లేదండి. ఆ సహనవనేది మనం నేర్చుకోవాలి అంటే, ఖచ్చితంగా వృద్ధుల దగ్గర కూర్చుంటే మనకసలెలా సహనంగా ఉండాలి అనే విషయంపై వాళ్ళకి చాలా అవగాహనుంటంది. మనకి స్పష్టంగా తెలియజేస్తారు గూడా.
అవును.